అవును. మనము ఆ బయట పెట్టే కాస్ట్‌కి మనం ఇంట్లోనే ఆహ్, చికెన్ తెచ్చుకొని లేదంటే ఫిష్, అపోలో ఫి అవును.
సో, ఇంట్లో అందరూ కూడా తినొచ్చు. అంటే అక్కడ ఒకరు ఇద్దరు తినేదే ఇంట్లో అందరం కలిసి కూర్చొని తినొచ్చు అదే బడ్జెట్‌లో.
అవును. అవునవును. అంతే క్వాంటిటీ కూడా మనకి ఇంట్లో చేసుకుంటే చాలా ఎక్కువొస్తుంది. ఆ! పీసెస్ కానీ
ఎక్కువోస్తది. మనం బయట ఎంత ఆర్డర్ చేసినా అది ఒక్కరికే సరిపోతది.
అవును. ఆ పీసెస్ కానీ చాలా ఎక్కువోస్తాయి. అందరూ ఆ హమ్మయ్య కడుపు నిండిన ఒక ఫీలింగ్ ద ఒస్తుంది. బయటెంత డబ్బులు పెట్టినా, ఒకళ్ళకే సరిగ్గా సరిపోదు. అది కూడా ఆహ్, అంత అంతంత మాత్రంగా ఉంటుందన్నమాట. ఎట్లా ఎప్పుడైతే <giggles> మా మామయ్య కూర్చోబెట్టి హైజీన్‌లు ఇవన్నీ చెప్పాడో, ఇంకప్పటినుంచి ఆ బయట ఫుడ్ తినాలంటే కొంచెము ఆహ్, ఇబ్బందిగానే అనిపిస్తుంది.
హ్మ్. అవునవును. అదే అదే. సో ఏంటి అంటే, స్ట్రీట్ ఫుడ్‌లో మనకి చూడంగానే నచ్చుతూ ఉంటాయన్నమాట. అలా కలర్‌ఫుల్‌గా, అంటే ఓకే చోట అన్ని ఐటెమ్స్ పెడుతూ ఉంటారు కదా! పక్కన పక్కనే అన్ని స్టాల్స్ అలా. అదొక అట్రాక్షన్ అన్నమాట. సో, అలాంటివి మనకింకా <smacks lips> బాగా నచ్చాయి అన్నప్పుడు, కొన్ని <giggles> ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాం.
ఆ! అవునవును. ఆకర్షణీయంగా. అవును. ఆహా! అవునవును. ఇంకా ట్రైన్‌లో ఎళ్తున్నప్పుడు, "బ్రెడ్ హల్వా, బ్రెడ్ హల్వా" అంటుంటే నేను నాకావాలి, నాకావాలి అనేదానన్నమాట. బ్రెడ్ హల్వా, బ్రెడ్ ఆమ్లెట్. సారీ, బ్రెడ్ హల్వా కాదు, బ్రెడ్ ఆమ్లెట్. ఆ! "బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్" అంటుంటే నాకు కొనమ్మా మమ్మీ అని అడిగేదానన్నమాట. "ఛీ, ఛీ, అట్లాంటివి తినకూడదు." <laughs> అంటే మనకి అంతసేపు ప్రయాణం చేసి అలసిపోయి, ఏదోకటి తినే పదార్థం పేరు వినంగానే ఆ! ఆ క్రేవింగ్ అప్పుడే స్టార్ట్ అవుతదన్నమాట <laughs> వాళ్ళు చెప్పంగానే. ఇంకప్పుడు ఇంకా మా మమ్మీ ఇంటికేళ్లి అది చేసేంత వరకు, ఆ! నువ్వు నాకు కొనమంటే కొనలేదు, నువ్వేమో చెయ్యవు అని విసిగిస్తూ ఉంటానమాట. తరువాత తరువాత నాకు ఇంక అంటే అప్పుడు బా చిన్న పిల్లని, ఇట్లా అడిగినప్పుడు అవంట. తర్వాత తర్వాత ఆ! తర్వాత తర్వాత ఇంకా నేర్చుకుంటాన్నమాట. ఓహో! ఇలాంటివి తినకూడదు, ఇలాంటివి తినాలి. అట్లా అని.
అమ్మో! అసలు ట్రైన్‌లలో అస్సలు బాగోదు. బ్రెడ్ ఆమ్లెటా? అదా, ఇంకా ఘోరంగా ఉంటదన్నమాట మనకి. <laughs> తినాలి అన్నట్టుగా ఉంటది. అవును. <chuckles> ఆహా! ఆ! అదే. అదే. ఆ! నేను ట్రైన్‌లో నిజం చెప్పాలంటే చాలా ఘోరంగా <giggles> ఉంటాయి. అస్సలు తినలేం. ఇంకా మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు తెల్లారి లేచుంటాం, నైట్ అంతా జర్నీ చేసుంటాం. ఒక్కొక్కసారి 2 డేస్ జర్నీ కూడా చేస్తూ ఉంటాం. ఈ కాఫీ, టీ గూడా అక్కడ రెగ్యులర్‌గా వస్తాయి. అసలు అలాంటివి తాగాలంటే ఆ చలికి అక్కడ తాగాలననిపిస్తది కానీ, అసలు వాళ్ళు చేసేది కానీ, వాళ్ళు కలిపే వాటర్ గాని ఊహించుకుంటే కూడా <chuckles> చాలా దారుణంగా ఉంటది.
అవును. హ్మ్. అవును. అవును. అవును. అవును. <giggles> అవును. మసాలా చాయ్, ఆ చాయ్, ఈ చాయ్ అంటాడు అన్ని ఉత్తి నీళ్ళే అందులో పాలు కూడుండవు. <chuckles>
ఉండవు. ఆ నీళ్ళలో ఆ పౌడర్ కలిపేసి అలా ఇస్తూ ఉంటారు. సో, మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే బయట చాయలు కూడా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్‌గా రకరకాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు అల్లం చాయ్, జింజర్, బెల్లం టీ అని, తర్వాత శొంఠి, ఇలా అన్నీ ఏసేసి అలా ఇంట్లో ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేసారా బయటనచ్చి?
అవును. అవును. అవును. హ్మ్. అవును.